అవును. అవును. అవును.
కానీ ఏంటంటే వాళ్ళిద్దరూ కొట్టేసుకుంటున్నారంటారు. అక్కడ ఏమవుతదండి ఆ! వాళ్ళిద్దరూ నిజంగానే ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి కొట్టేసుకుంటున్నారు. అన్నట్టుగా వచ్చేస్తదండి అది మాట.
<chuckles> కానీ నిజం అంతే వచ్చేస్తది. అవును. నిజంగానే. హ్మ్.
ఇలా వచ్చేసినప్పుడు బయటిళ్ళేటప్పటికి ఇంకేంటంటే, ఇంకొకడి దగ్గరికి ఎళ్ళేటప్పటికి ఎలాగ ఉంటదంటే వాళ్ళు రోడ్ మీద పడిపోయి కొట్టేసుకుంటున్నారంటారండి.
అయ్యో! అవును. నిజంగానే అండి. ఇంకా జుట్టు పట్టేసుకొని కొట్టాడంట, గోడకేసి కొట్టాడంట, <chuckles> ఆ! ఇంకిదే.
<chuckles> అహ! అలాగని గొడవ పడ్డారంటే, వాడు గొడవ పడ్డారన్నారా? అంటే కొంతమంది ఏంటంటే ఆ మాటని ఎలాగంటే రోడ్డేక్కేసారంట మాటలు వాళ్ళకి బయటకి వినపడుతున్నప్పుడు ఆ మళ్ళ రోడ్డేక్కేసారు అంటారండి.
ఆ! హుహు. అవును. హ్మ్. హ్మ్. హ్మ్. అవునవును. ఇంక కొంతమందేంటంటే ఆ రోడ్డు‌కిచ్చి నిజం రోడ్డుకొచ్చి నిజంగానే కొట్టుకున్నారని చెప్తారు.
అయితే అవునండి. ఇలా రోడ్డెక్కే‌సి కొట్టేసారన్నప్పటికండి ఇంక అక్కడ మాటలు విపరీతంగా ఎళ్ళిపోతయండి. అసలింక అయితే నేను హ్మ్. ఉద్యోగం చేస్తున్నప్పుడండి మాకు ట్రైనింగ్ ఇచ్చినప్పుడు మా సారు ఒక పరీక్ష పెట్టారు.
హ్మ్. హుహు. అవును. హ్మ్. హ్మ్. ఓకే. హ్మ్.
ఏంట
కే. ఓకే. ఆ!
ఒక 20 మం ఆహ్, 10 మందిని, 10 మందినో టీమ్ తీసుకున్నారండి.
హ్మ్. ఓకే.
10 మందిని, 10 మందిని, టీమ్ తీసుకొని, 10 మందొక టీము 10 మందొక టీము.
ఆహా! ఓకే. హ్మ్.
లైన్‌లో నుంచోమన్నారండి. ఒకళ్ళు పక్కన ఒకళ్ళు నుంచోమన్నారు. ఆహ్, కొంచెం గ్యాప్ ఉందండి. మనిషి మనిషికి గ్యాప్ ఉంది. ఒక 2 ఫీటు అలా ఉంది. అయితే ఆ చివరో పర్సన్‌కి ఈ 2 లైనులు ఉంటయి కదండీ. 2 లైనులు కూడా కొంచెం దూరమండి ఎక్కువ దూరంలో ఉంటారు. 10 ఫీట్ దూరంలో ఉంటారు. అయితే, ఈ చివరి పర్సన్‌కి ఒక మాట చెప్పారు.
ఓకే. హ్మ్. హ్మ్. ఓకే. హ్మ్. హ్మ్. హ్మ్. అవును. ఓకే. హ్మ్.

సారూ ఏన్ ఇంబ్ర్ "నీకేం జెప్పానో చెప్పరా అన్నారండి. నీకేం జెప్పారో వాళ్ళందరును ఈ 10 మంది దగ్గరకొచ్చిన మాట చెప్పరా" అంటే, వాడొక విధంగా చెప్పాడన్ ఇవతలోడు జెప్తే ఒక విధంగా జెప్పాడండి.
ఓకే. హ్మ్. హ్మ్. హుహు. ఓకే. ఆ!
ఒక్ ఒకే పర్సన్ దగ్గర నించి రొన్ ఒకే మాట ఇద్దరికి చెప్పాడండి. అవుట్‌పుట్టొచ్చేటప్పటికి ఎలాగుందంటే, డిఫరెంట్‌గుందండి.
హుహు. హుహు. ఓకే. ఓకే. ఆ!
అక్కడేమైందండి. మాట నీ యెనకాల
అవును. నిజంగానే. ఫస్టు ఒక పర్సన్ చెప్తాడు. నిజంగా. ఆహ్, మరి ఏం ఓర్డనేది చెప్పుకున్నారు మీరెం హ్మ్, అందులో?
అంటే, అక్కడ ఒకా
అంటే, ఒక్కొక్కరిని అడుగుతూ ఉంటారు గదా! హ్మ్?
ఆ! మ మనము ఆహ్, కంపెనీలోకెళ్ళినప్పుడు, మనం సేఫ్టీ గానీ, మన పర్సనాలిటీ గానీ చాలా జాగర్తగుంచుకోవాలి. మన బిహేవియరంతా బాగుండాలి. ఇయి చెప్పారండి.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అవును. ఓకే. హ్మ్. అవును. ఓకే. ఓహో! ఓకే. ఆ! కానీ, లాస్ట్‌కేమి వినిపిచ్చింది?
కానీ ఆడకెళ్ళాడు. మనం బావుండాలి.
<laughs> ఓకే. హ్మ్.
<laughs> ఈడంటడు, మనం ఆహ్, అంటే, దాంట్లోనే ఇప్పుడు మనా ప్రవర్తన ఏదంటే బిహేవ్ మనం కంపెనీకి రోజు వెళ్ళినప్పుడు, మనం నీట్‌గా వెళ్ళాలి. మన బిహేవియరు, మన పర్సనల్ ప్రవర్తన అన్నీ బావుండాలని ఇలా చెప్పారండి. ఒచ్చినప్పుడికేమొచ్చిదండి మనం బాగుండాలనొచ్చిందండి.
హ్మ్. హ్మ్. అవును. బ మనం బావుండాలనొచ్చింది. నిజంగిది కామెడీ అసల. ఆ!
ఇంకొకటేటంటే మన ప్రవ హ్మ్. అసలు ఇన్ని, ఇన్ని మొక్కలున్నాయి చూశారండి? మనకు ప్రతి రోజు వెళ్ళేటప్పుడు మనం చాలా జాగ్రత్తగుండాలి. మన ప్రవర్తన బావ్ ఇయన్నీ అయిపోయినియి. లాస్టుకేమన్నా వాడు పొట్టు చిన్న మొక్కొచ్చిందండి.
అవును.